హ్మ్. అదీ మ్
మళ్ళేవిధంగా అసలూ అంటే, కొన్నేంటంటే, మనకీ ఇంపార్టెంట్ ఉద్యానికి ఉద్యోగానికి సంబంధించినయన్నీ అప్డేట్స్‌లో ఉంటాయి గదా! కానీ, అప్పుడప్పుడు దాంట్లో ఈ ప్రమోషనల్‌వి గూడా ఒస్తుంటాయి గదా! మీరు వాటినేం జేస్తరు?
అవును. వస్తోంటదండి. ప్రమోషన్స్‌కి వెళ్తే, లోపలికి వెళ్లి డిలీట్ నొక్కేసీ డిలీట్‌కన్నా ముందు ఆహ్, డు నాట్ నోటిఫై అనేసుంటాదండి. లేపోతే డున్ ఆ! బ్లాకని ఉంటది. ఆ! అన్‌సబ్‌స్క్రై‌బ్ ఇమెయిల్సని ఉంది. ఈ అన్‌సబ్‌స్క్రై‌బ్ ఈమెయిల్స్ క్లిక్ చేసేస్తాను. ఇంకసలు నిజంగా చెప్తున్నా, కొన్ని కొన్నయితే నేనసలు క్లిక్ చేయలేదు. ఆహ్, అసలు వాడెలా నా చేత క్లిక్ చేయించాడో గూడా నాకే తెలీట్లేదు. అలాంటివి చాలా గమనించాను. కు కొరా అని చెప్పి హెల్త్‌దొకటొస్తాదండి అది గూగుల్‌లో ఏదో సర్చ్ చేశాను, సర్చ్ చేసినప్పుడు హెల్త్‌వేవో ఒచ్చాయి, అదీ ఎలా అప్డేట్ చేసుకున్నాడో, వాడు నా మెయిల్‌కి రీడైరెక్టయిపోతున్నాయి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండీ. అంటేయ్ హ్మ్. హ్మ్. <laughs> అదే, ఇంక ప్రతీసారి పంపుతనే ఉంటాడా? మీరు మళ్ళీ స్పామని రిపోర్ట్ జేస్తారా ఆహ్, అవి?
పంపుతూనే ఉంటున్నాడు. ఆ! స్పామనీ రిపోర్ట్ చేస్తాను. ఇంక నాకసలొద్దని చెప్పి అన్‌సబ్‌స్క్రై‌బ్ ఇమెయిల్స్ స్పామని రిపోర్ట్ చేసేస్తా. ఇలా ఈమెయిల్సేమో ఇలా తగ్గించుకున్నా. యాప్సేమో అవసరం లేనివన్నీ డిలీట్ చేసి పడేశాను. ఇంక వాట్సప్పయితే కొన్నింక బ్లాక్ చేసెయడమే మంచిదని బ్లాక్ చేశాను. ఇలా ఎన్ని విధాలుగా తగ్గించుకుంటే, ఇప్పుడూ ఆ కౌంటొక ఇరవైకొచ్చింది. సరేలేండంటే, రోజంతా కలిపి 20 గదా! పర్వాలేదు, ఏదోలాగా నచ్చితే చూడడం, నచ్చకపోతే స్కిప్ చేసేయడం అలా జరుగుతుంది.
అవునవును. <chuckles> అంటే, ఇవన్నీ జేసినందుకు కొంచెం మీ ఫోకస్ పెరిగింది అని చెప్పాలా? అంటే, స్క్రీన్ టైమ్ ఏమన్నా తగ్గిందా?
చాలా తగ్గిందండీ. ముందైతే ఒకాయ్ నిజం జెప్పాలంటే, ఇవన్నీ చూడడం ఒక గంట సేపయినా పట్టేది. అవసరం లేకపోయినా ఇంకా వీడియోలు అన్ని వస్తుంటాయి. అదే పనిగా చూసేదాన్ని. ఇప్పుడైతే చాలా వరకు తగ్గిందనే చెప్పచ్చు. ఇంకన్ని నోటిఫికేషన్స్ రావు కదా! మన దృష్టీ గూడా ఇంక దాని మీదకి వెళ్ళకుండా నేనే చేసుకున్నాను. ఇది అందరూ ప్రయత్నిస్తే బావుంటారు.
అదే ఇంక ఆ నోటిఫికేషన్సొస్తయి గాబట్టీ, ఇంకా లో దృష్టక్కడకెళ్ళిపోద్ది. ఆహా! అలానే మీరూ ఫస్ట్‌లో చెప్పినట్టూ, ఈ వాట్సాప్ గ్రూప్స్‌లో విపరీతంగా మెసేజెస్ బెడతారు గదా! మీరేమన్నా వాటిని మ్యూట్ జేసేస్తారా? ఆ గ్రూప్స్.
హ్మ్. మ్యూట్ చేసేస్తానండి. ఆర్చీవ్డ్ మెసేజ్‌లో పెట్టేసి తర్వాతేం చేస్తానంటే, ఆహ్, డ్ మొత్తమంతా కలిపి క్లియర్ చాట్ కొట్టేస్తా అనమాట. వాళ్ళేంటి వీడియోలు పెట్టేస్తారు, ఫోటోలు పెట్టేస్తారు, అవేవో డౌన్లోడ్ అయిపోతయ
<chuckles> అదే మార్నింగవ్వగానే పది మంది, పది గుడ్ మార్నింగ్స్ బెడతారు.
ఆ! ఇక్కడ గ్యాలరీ నిండిపోతుంటాది. ఏవైనా ఫోటోలు పెడతే ఆటోమేటిక్ డౌన్లోడయిపోయి, ఇంక ఆటోమేటిక్ డౌన్లోడ్ ఆప్షన్ ఆపిసి, ఇవి ఆర్చీవ్డ్‌లో పెట్టి, అవసరమైతే ఉంచి, అవసరం లేనివన్నీ క్లియర్ చాట్ చేసేస్తానండి.

అదే. నోటిఫికేషన్స్‌తోని.
ఆ! ఎందుకంటే తెలిసిపోయిందేమో, <giggles> వీడికి మేమెక్కువెళ్లి డిస్టర్బ్ చేస్తే, అని.
ఆ! అది అ అంటే ఇవే గాకుండా అండి, ఈ మెసేజెస్ ద్వారా గూడా నోటిఫికేషన్స్ ఒస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు, లేకపోతే ఇలా బయట షాపింగ్ జేసినప్పుడు ఫోను నంబరడుగుతారు గదా! ఆహ్, మన నెంబర్ తీసేసుకొని ఇంకా మనా ఎస్ఎంఎస్‌కి వాట్సాప్‌కి పెడతారు. వాటినేం జేస్తరు? వాటిని డిలీట్ జేస్తరా? బ్లాక్ జేస్తరా?
హ్మ్. ఆ! అడుగుతా వస్తాయండి. పెడుతూనే ఉంటడు. డిలీట్ చేసి బ్లాక్ చేసేస్తా అండి. వాట్సాప్‌లో గూడా పెట్టేస్తున్నాడు. ఈ ఖజానా ఈ గోల్డ్ షాపులకి వెళ్తాం కదా! ఎక్కువ. నంబర్ తీసుకుంటాడు. ఏదో గోల్డ్ ఏమైనా నాకర్థం కాదు. బిస్కెట్లు, బిళ్ళలు అమ్మినట్టే ఏదో రూ. 5, రూ. 10 ఇస్తడా ఏటి? <giggles> తులం చూస్తే ఎంతుంది, 1,20,000, 1,50,000 పెడితే గాని, అది మేకింగ్ చార్జెస్‌తో రావట్లేదు. వాడేమో రండి రండి 5% ఆఫ్ వచ్చేయండి. తీసుకోండి మీకోసమే ఈ ఆఫర్ అంటడు. డబ్బులెవడిస్తాడు?
హుహు. <chuckles> ఆ! ఆ! <laughs> ఆ! అవునవును. <laughs> అదే. అంటే 5% ఆఫ్ అయినా గూడా, అది 6000 ఆఫో ఎంతనో అవుద్ది మహా అంటే.
హ్మ్. ఆ! ఇలాంటివన్నీ బ్లాక్ చేసేస్తా అండి. నార్మల్ మెసేజ్ ఒస్తే అక్కడ ఆడు బ్లాక్ చేయడానికి కూడా అవకాశం ఉండట్లేదు. నార్మల్ మెసేజ్‌కైతే.
ఆ! రిపోర్ట్ జేయొచ్చండి. అంటే రిపోర్ట్ స్పామ్ అని నొక్కుతారా మళ్ళి?
ఆ! ఆ! రిపోర్ట్ బ్లాక్ అండ్ స్పామ్ ఉంటది గదా! అది నాకు నంబరు ఫోను నంబర్స్‌కైతే అలా చేస్తాను. ఈ వాట్సాప్‌లో అయితే మీరన్నట్లు బ్లాకే చేసేస్తాను. ఇంకా ఈ ఈమెయిల్స్ కూడా. ఈ జీమెయిల్ నిండిపోతుంటది ఒక్కొక్కసారి వేస్ట్‌గా.
ఆ! హ్మ్. అవునవునండి. ఆ! ఈ ల్యాప్‌టాప్స్‌లో ఏంటంటే ఈ జీమెయిల్స్‌లో వస్తదింక నోటిఫికేషన్‌లో.

అంటే అన్‌సబ్‌స్క్రైబ్ డైరెక్ట్‌గా కొడితే ఇంకా వాళ్ళ నుంచి ఇంకేమి రాకుండా అన్నమాట మొత్తం ఇంకా అన్ని తీసేసి ఒక 10, 15 మాత్రమే ఉండేటట్టు పెట్టుకున్న అసలు బెల్ బటన్ మీద నేను క్లిక్ చేయనండి.
అవునవునవును. అవునా!
ఆ ఓన్లీ సబ్‌స్క్రైబ్ క్లిక్ చేస్తాను. ఇంకా వాళ్ళవి వస్తా ఉంటే ఇంకా చాలా హెడ్డెక్‌లాగా అనిపించింది. మొత్తం అన్నీ అన్‌సబ్‌స్క్రైబ్ చేసి పడేసాను. ఇప్పుడైతే ఒక 10, 15 మాత్రమే ఉంటాయి. చాలా
ఓకే. ఆహా! ఓకే. ఓన్లీ మీకు ఉపయోగపడే చానెల్స్‌ని మాత్రమే సబ్‌స్క్రైబ్ జేసుకున్నారు ఇప్పుడింకా.
ఆ! ఇప్పుడైతే అంతేనండి. ఒక వంట ఛానల్స్ 2
అదే అంటే రోజుకెన్ని నోటిఫికేషన్‌లొస్తయి అయినా 10, 15 చానెళ్ళ నుండి?
ఇప్పుడు చాలా వరకు తగ్గాయండి. ఆ! చాలా వరకు తగ్గాయి. ఒక 20, 30 నోటిఫికేషనులొస్తాయేమో ఇప్పుడైతే, ఇంకా అంత తగ్గిచ్చబట్టి. ఒకప్పుడైతే ఇవే ఒక వందల్లో ఉండేవి.
హుహు. <laughs> అమ్మ అంటే ఎంత తగ్గించినా కూడా ఇరవై ముప్పై వస్తున్నాయా? అదే, అదే.
ఆ! అంతే. ఎందుకంటే కొ ఈ స్విగ్గీ, జొమాటో వోడుంటాడు. ఆడేదో మనకు ఫ్రీగా ఇచ్చినట్టు ఆ! అదే. ఆ!
అవునండి. ఆహ్, నేను అదే అడుగుదామనుకున్నా. ఈ, ఈ స్విగ్గీ, జొమాటో అయితే మనం తినే సమయానికే ఇంక పెట్టేస్తాడనమాట. "తిన్నారా? ఇక్కడి నుండి ఆర్డర్ జేసుకోండి. అక్కడి నుండి ఆర్డర్ జేసుకోండి" అని.
అదే ఫ్రీగా ఇచ్చినట్టే. భలేగడుగుతాడు. అదే కదా! "హాయ్ దేవి దా! నీకు ఈ రోజు నువ్వెంత ఆకలిగా ఉన్నావో నీ ఆకలి తీర్చడానికి నేనున్నాను" అంటాడు. ఈ నిజంగా ఆ మెసేజులు చూస్తే ఇదేంటి మనిషే నిజంగా మాట్లాడుతున్నట్టు ఇంక అంత ప్రేమగా మనతో ఉన్న వ్యక్తులే అంత ప్రేమగా మాట్లాడరు. అక్కడి నుంచి అంత ప్రేమగా చూసేసరికి హ్మ్, ఒక్కొక్కసారి ఆర్డర్ చెయ్యాలనిపిస్తది. అలా ఆర్డర్ చేసినప్పుడు
<laughs> ఆ! అదే అంటే ప్రతిసారి ఆ నోటిఫికేషన్ పెట్టినప్పుడు మీరు ఆప్ ఓపెన్ జేస్తారా మళ్ళీ?

ఆ! ఆఫర్ అంటాడు కదా! లాస్ట్‌లో ఒకా 50% పెట్టి, 2 చుక్కలు, ఒక గీత ఆఫరనేసరికీ ఇంక అందులోకి వెళ్ళిపోడం ఆషక్తిగా చూసేదాన్ని.
<laughs> అల్హరి అయ్యో! అయితే దీన్నీ ఎలా నియంత్రించారు మీరు? ఇట్లా నోటిఫికేషన్ లాక్ జేసుకున్నారా మళ్ళా?
ఆ! నేనూ ఎ <chuckles> నేను రెండూ స్విగ్గీ, జొమాటో అని రెండున్నాయి కదా! ఒకటి డిలీట్ చేసేశా అండి. స్విగ్గీ డిలీట్ చేసేశాను. ఒకటే ఉంచానిక్కడ గూడా. కొన్ని యాప్సింక అవసరం లేనివి కూడా చాలా ముందు షాపింగ్ యాప్సనగానే ఆహ్, స్మిటనని చెప్పీ, ఇంకా పర్పుల్ యాప్పని ఒకటి జెప్పి, ఆహ్, రెనీ యాప్పని ఒకటి జెప్పి. హ్మ్.
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అలానే ఈ మీషో ఆహ్, నైకా వీటన్నిటి నుండి గూడా నోటిఫికేషన్స్ మనమేం గొనకున్నా, ఆఫర్ లేకున్నా గూడా, ఆఫర్ 10 రోజులల్లా స్టార్టయితా అని జెప్పి, ఆ 10 రోజులు ఆహ్, 9 డేస్ టు గో, 10 డేస్ టు గో, 8 డేస్ టు గో, 7 డేస్ టు గో అనొస్తూ ఉంటాయి గదా! మళ్ళాఫ్ జేస్తారా వాటన్నిటిని?
చాలా ఒస్తూ ఉన్నాయి. అవును. అదంతా ఫ్రాడే అని తర్వాత తెలుసుకున్నా అండి. అది ఎందుకంటే, వాడేం చేస్తడు, ఆఫరంటాడు. అది మూడు వందలే మామలువి చూస్తే, కానీ ఆడేం జెస్తడంటే, ప్రైజేమో 600 పెట్టి, 50% ఆ ఆఫంటాడు. ఇంకేముంది అక్కడా
హ్మ్. హ్మ్. <laughs> అదే అంటే, దీనితోని ఇంక జనాలు ఆఫరని నిజంగనే నమ్మేసి గొంటరు.
ఆ! ఎందుకంటే, నేను తర్వాత రియలైజయ్యాను. ఒరిజినల్ అసలా గూగుల్‌లోకి వెళ్ళి చెక్ చేయడం, లేకపోతే నా స్నేహితురాలిని కాంటాక్టయ్యి ఏంటే నువ్విదసలు నాలుగొందలన్నావు, ఇక్కడ చూస్తే ఆరొందలుంది, ఏడు వందలుంది. వీడేమో మళ్ళీ 50% ఆఫంటే, "ఏయ్! తింగరదాన, మరాళ్ళలగే అమ్ముతారు. ఆ ఆఫరన్నవన్నీ ఆఫరుల్లో ఉండవు. అయితే ఎక్స్పైరయిపోయినివి, లేకపోతే పని చెయలేనివి, ఇలాంటివే పెడతారు వాళ్ళు కూడా" అనేసరికి అదీ నిజమనిపిచ్చి, ఇప్పుడు మీకు చెప్పాను కదా! స్మిటననే యాప్ తీసేశానండి. రెనీ అని ఒక యాప్పుండేది తీసేశా. పర్పుల్ అనే యాప్ తీసేశా. ఎన్
హ్మ్. హ్మ్. <chuckles> ఆ! హుహు. అమ్మో! అన్నిగానం డైరెక్ట్‌గా ఇంక డిలీట్ జేసేష చేసేశారా?
అన్ఇన్‌స్టాల్ చేసేశానండి. ఏవీయు మా ఆడవాళ్ళకేంటంటే, ఇప్పుడొక్కొక్క స్నేహితురాలిని కలిసినప్పుడు, ఒక్కొక్కా యాప్ చెప్తా ఉంటది. ఏహ్! ఇందులోనీ చెవిలీలు బావున్నయీ, ఏహ్! ఇందులోని కాజల్ బాగుంది, వాటర్ ప్రూఫే, మంచియే. హ్మ్.
అదే. అదే. <giggles> అదే. అదే. అంటే, ప్రతి ఒక్కా వజ్ అంటే ప్రతి ఒక్క ఐటెమ్‌కి ఒక్కో యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ గొనేవాళ్ళు.
ఆ! అంటే, ఈ స్నేహితులు కూడ
అదే. దీని వల్ల నోటిఫికేషన్సెక్కువయిపోతాయి గదా అని డిలీట్ చేశారా?
చాలా ఎక్కువైపోయాయి. స్నేహితులు కూడా ఎలా అంటే, మనం వాళ్ళని ఇష్టపడుతుంటాం ఇంక స్నేహితులనగానే. వాళ్ళు కూడా ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ పేరో, ఒక్కొక్కరు ఒక్కో యాప్ పేరు చెప్తారు. <sniffs> ఇంకలా ఎట్రాక్టవ్వేసీ, నాకు కొంచం కాటుక సరైనది దొరకలేదు. నిజంగా ఇప్పడవరకు ఏ యాప్‌లో గూడా స్మజ్ ప్రూఫ్ అంటాడు గానీ, రాసుకుంటే చంద్రముఖిలా కిందకొచ్చేస్తా ఉంటది. ఎప్పుడు ఇదే బాధ.
హ్మ్. <chuckles> <laughs>
ఆ! ఇలా ఇన్ని యాప్స్, అన్నీ డిలీట్ చేసేశా అండి, వేస్టనిపిచ్చింది. ఏదైనా మరీ అవసరమైతే ఈ <chuckles> అమెజాన్ కూడా ఫ్లిప్‌కార్ట్ రెండున్నాయి గదా! ఇవి మాత్రం ఉంచానమాట. వీడు అంత ఎక్కువా డిస్టర్బ్ చెయట్లేదనమాట
అయ్యో! అయితే అవన్నీ డిలీట్ జేసేషారా మళ్ళీ? హ్మ్.